అంటే <smacks lips> ఇంట్లోకి రాలేదు గానీ ఆడనుంచే వెళ్తుంటే చూసానండి నేను. బయటంగా <smacks lips> బయట నుంచి ఆ! కాంపౌండ్ గోడ నుంచి బయటికి వెళ్తుంటే చూసాను గానీ ఏం లోపలికి ఏం చూడలేదండి నేను. అలా హ్మ్. అలా మళ్ళీ ఇంకోటి అండి మనకి చెట్లకి ఇగ కొంచెం వాడిపోతుంటే ఏమో అయిపోయిందేంది ఈ చెట్టుకి అని మళ్ళీ స్ప్రే చేయడం. ఓకే మన పొలంలలో వేసి కొంచెం ఆ! వేప నూనె అవి ఇవి తీసుకొస్తాం కదండీ. కొంచెం స్ప్రే చేయడము. ఇంకా మిరప స్ప్రే కూడా మిరప స్ప్రేలో చేస్తే కొంచెం పసుపు వాటర్ కూడా కొంతమంది చల్లుతూ ఉంటారు తెలుసా అండి మీకు? <laughs> ఆ!
బయట బయట హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! స్ప్రే చేయడం. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి తెలుసు. పసుపు వాటర్ కూడా కొంచెం చల్లుతూ ఉంటారు. అవి ఇవి కొంచెం ఆ! పురుగులు ప రాకుండా కొంచెం మందులు వేసి వాటిని కొంచెం కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. ఆహ్!
ఆ! రోజు. ఆ! ఇంకా కొత్త కొత్త కొమ్మలు రావాలని పాతవన్నీ కట్ చేస్తూ ఉంటా‌ను. చూడండండి మా అమ్మ అయితే ఊరికే కట్ చేస్తది. ఆహ్, ఈ చెట్లకైతే ఊరికే మల్లెపువ్వు‌కు చెట్టుకి గూడా అండి ఆకులన్నీ తెంపేస్తది మా అమ్మ. <smacks lips> మల్లెపువ్వు చెట్టుకి, ఆకులన్నీ తెంపేసి అది ఊరికే కాం‌డమే ఉంచేస్తాది. నెక్స్ట్ 2,3 రోజులకి కొత్త కొత్త వకులు వస్తాయండి అవి. మంచిగా ఆ! కొమ్మల విషయానికి వస్తే పెద్ద పెద్ద కొమ్మలు ఉంటే సైడ్స్‌వి కట్ చేసేస్తూ ఉంటుందండి. ఇంకా కొన్ని చెట్లు సర్పస్ లాంటివి ఉంటాయి చూడడండి. హెర్బ్స్, డెకరేషన్ చెట్లు ఉంటాయి చూడడండి ఇంటి ముం డెకరేషన్ చెట్టు కూడా ఉందండి మా ఇంటి దగ్గర, మా హ్మ్. హ్మ్. ఆ ప్లాస్టికు ఆ గడ్డి పువ్వులు గడ్డి పువ్వులు ఎంత బాగుంటుందండి అది తొందరగా వాడిపోతది, కాకపోతే పోతే ఉండనే ఉండదు అది. కానీ చూసినప్పుడల్లా ఎంత మంచిగా అనిపిస్తుంది అండి. గడ్డి పువ్వు ఆస్ అంటే ఎంట్రన్‌స్‌లో ఆటూ ఇటూ వుంటుంది గేట్ దగ్గర.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్ హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. భలే ఉంటాయి అండి అవి. డెకరేషన్ చెట్లు, ఇంకొకటి గడ్డిపూలు ఇంకొకటి ఉంటది. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! గడ్డి పూలు ఓన్లీ మనకి స అవి కలర్స్, ‌కలర్స్ ఉంటాయి. మీకు తెలుసు కదా! కలర్స్, ‌కలర్స్ ఉంటాయి గడ్డి పూలు. మళ్ళా అదే ఏంటంటే ఓన్లీ సన్ అప్పుడే అవి కొంచెం ఆ! ఎదుగుతాయి. దాని తర్వాత మళ్ళీ ముడుచుకొని పోతాయి.
ఆ! తెలుసు తెలుసండి. పింకు చెట్టు. యే అవునవునండి బాగుంటాయి అవి. గడ్డి పూవులు నిజం.
బావుంటది. మళ్ళీ ఇ ఇవి ఇవి ఇవి ఓకే‌నా అండి. ఇవి మీ దగ్గర ఉన్నాయి యూకలిప్టస్ గాని, టచ్ మీ నాట్ ప్లాంట్స్ ఇవి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర?
లేదు లేదండి. యూకలిప్టస్ లేదు, టచ్ మీ నాట్ లేదండి. మీ మీతో మీ దగ్గర <chuckles> ఉన్నట్టున్నాయ్, మా దగ్గర లేవండి.
హ్మ్. లేదు లేదు, మా దగ్గర కూడా లేదు. కాకపోతే నేను చాలా మందిని చూసాను అన్నమాట. అవి వేసుకొని వాడితో ఆడుకోవటం, అంటే అంటే అంటే‌వ్ కొంచెం సైన్ సైంటిఫిక్ రీజన్స్ కొంతమంది చెప్తారు వీటి మీద. అండ్ కొంతమంది ఏంటంటే కొంచెం ఆహ్, హ్మ్. సైకలా అంటే సైకలాజికల్‌గా కూడా ఎఫెక్ట్ చేస్తే ఈ ప్లాంట్స్ మంచివి కావు అంటారు. కొంతమంది అందుకని.
ఆ! అవునండి. టచ్ మీ నాటు, కొన్ని ప్లాంట్స్ అండి బయట అవి చూసుకుంటే, అవి మనుషులనే గాకుండా ఇట్లా పురుగులను మింగేసే ప్లాంట్స్ కూడా ఉంటాయి గదండీ! చాలా స్పెసీస్ ఉన్నాయండి. కానీ మనం అన్నీ ఎక్కడ పెంచుతామండి. ఇంకా మేము రీసెంట్‌గా నైతేనండి. ఇది కూడా పెట్టాం, డ్రాగన్ కూడా పెట్టామండి. డ్రాగన్ చెట్టు ఒకటి పెట్టాం. హ్మ్, డ్రాగన్ వచ్చింది గూడానండి తిన్నాం మేము. పింక్ కలర్ డ్రాగన్ పింక్, పింక్, పింక్ ఆ! పింక్ డ్రాగన్ వచ్చింది.
హ్మ్. హ్మ్. డ్రా డ్రాగన్ ఫ్రూట్ చెట్టా! ఏ కలరు. య ఆ! లోపల వైటా, పి పింకు నాకు ఇష్టం అండి పింకు. <chuckles> అదేంటి అంటే <smacks lips> అంటే మీరు ఎలా ఎక్కడైనా పెరుగుతదా? సీజన్ వారీ ఫ్రూట్ గాదా అది?